ఓహో! ఓకే.
ముఖ్యంగా తిరుపతికి అంటే సోలో‌గా ఎవ్వరు ఎవ్వరెవ అంటే ఎవరు నా పక్కన ఉండకూడదు. నేను ఒక్కడినే. అంటే మా ఊరు
అంటే? ఓహ్! ఏదన్నా కారణం ఉందా అండి? అంటే, తిరుపతే వెళ్ళాలని లేకపోతే
అంటే, అంటే తిరుపతి వెళ్లడానికి కారణమేంటంటే మా ఇంటి దేవుడు కూడా తిరు ఆహ్, వెంకటేశ్వర స్వామి. సో, అందరం కొలుస్తాం కాబట్టి, ముఖ్యంగా నేను హైదరాబాద్ నుండి ఇలా ఆహ్, సోలో ట్రావెల్ తిరుపతికి నేను అప్ అండ్ డౌన్ ముందే ప్లాన్ చేసుకునేవాడిని టికెట్స్. సో, అంటే, మనకు ఖచ్చితంగా. అంటే, అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా పీస్‌ఫుల్‌గా ఎళ్ళాలి. మనం ఫస్టే సోలో ట్రావెల్ చేస్తున్నాం. ఆ సోలో ట్రావెల్‌లో మళ్ళీ మనకి ఇవన్నీ ఆహ్, అది ఇది ఒత్తిడి గురి కాకుండా చాలా పీస్‌ఫుల్‌గా ఉండాల
ఓహ్! అవును. కొలుస్తారు కదా! ఇంట్లో ఒకరు అవును. <chuckles> ఓహ్! ప్లాన్ చేసుకుంటారన్నమాట. అవును. అవును. అ! ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ లేకుండా మంచి స్ట్రెస్ ఫ్రీ ఉండి వెళ్ళాలి.
లే లేకుండా సెల్ఫ్ డిస్కవరీ ఏదైతే ఉందో అవునండి. మనము ఆ ప్రకృతితో ఎంజాయ్ చేయాల. మన ట్రావెలింగ్ ఎంజాయ్ చేయాల. మనం ఎక్కడ ఏ చోట కూర్చున్నా ఎక్కడున్నా మనకు మనది మ అంటే మనం, మనం అంటే, మ అంటే ఇలా సెల్ఫ్ ఐడెంటిటీ అంటే సెల్ఫ్ డిస్కవరీ. సో అలా అంటే నేను ఉదయం అంటే రాత్రి జర్నీ చేసేవాడినండి. సో, రాత్రి ఇక్కడ కాచిగూడలో ఆహ్ స్టేషన్ ఎక్కితే మళ్ళీ ఉదయం కల్లా అక్కడ ఉండేవాడిని తిరుపతిలో. ఆ! అయితే ముఖ్యంగా ఏంటంటే మనకు ఆన్‌లైన్ టికెట్స్ అండి. తిరుపతిలో మనకు ఆన్‌లైన్ టికెట్స్ మనకు అవైలబిలిటీ ఉంటాయి. ఇవి ఏంటంటే అంగ్
ఒక అవునండి. మీరు చెప్పినట్టు హ్మ్. ట్రావ్ ఓహ్! తిరుపతిలో దిగేవారా? హుహు. అంట్ ఆన్‌లైన్ కూడా ఉంటాయా అండి?
ఆ! ఉంటాయండి. అంగ ప్రదక్షిణ అని చాలా రకాల సేవలు ఉంటాయండి. అయితే మనకు దర్శించుకునేటువంటి ఆన్‌లైన్. అయితే టీటీడీ యాప్ ఉంటుందండి. దాంట్లో అంగ ప్రదక్షిణ, అంగ ప్రదక్షిణ అంటే గుడి చుట్టూ మనకు స్వ ఆ గుడి చుట్టూ మనము ప్రదక్షిణ చేయొచ్చనమాట.
అంటే ఎలాంటివండి ఆన్‌లైన్‌లో ఉండేటివి? హ్మ్.

అంటే ఇప్పుడు ఎవరి మీద డిపెండ్ అయ్యేవాడిని కాదు. ముఖ్యంగా ఈ సోలో ట్రిప్ సక్సెస్ అవ్వాలంటే అంటే ఆహ్, ముందుగా ప్లాన్డ్‌గా చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి నేను టికెట్స్ వెళ్ళే వెళ్ళేటప్పుడు ముందే ఒక 1 మంత్ ముందే అడ్వాన్స్‌గా బుక్ చేసుకుంటాను. సో, తిరిగి ప్రయాణం కూడా కరెక్ట్ ఆ! కరెక్ట్ టైమ్‌కి రిటర్న్ కూడా కరెక్ట్ బుక్ చేసుకుంటాను. తర్వాత ఆహ్, దైవ దర్శనానికి కూడా టికెట్ ముందుగానే ఉంటుంది. సో, పైకి వెళ్ళిన తరువాత మంచి ఆ! అయితే ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి ఇక్కడ. మనకెవరైతే రూమ్ అలాట్మెంట్ మనకి ఎక్కడైతే దైవ దర్శనానికి టికెట్ దొరుకుతుందో ఆన్లైన్‌లో, దాంతో పాటు మనకు రూమ్ కూడా ఫ్రీ దొరుకుతుంది అండి. అంటే ఆన్లైన్‌లోనే...
హ్మ్. అవు అవును. ఆ! అప్పటినుంచే ఉండొచ్చు మీకు ఇంకా. అవును. <chuckles> హ్మ్. అవును. హ్మ్. ఆ! హ్మ్. ఫ్రీ ఆ! అండి? ఓహ్!
రూమ్ ఫ్రీ ఉంటుంది. 100 రూపీస్ టికెట్‌కి మనకు మంచి ఏసీ రూమ్ ఇస్తాడు. హాట్ వాటర్ చాలా పెద్ద రూమ్ ఉంటుంది. నలుగురు అ అకామోడేట్ అయ్యే అంతా విశాలంగా ఉంటుందండి. సో
ఓహ్! ఇది చాలా అడ్వాంటేజ్ అండి అసలు. నిజంగా చెప్పాలంటే. అక్కడ ఎంతమంది రూమ్ కోసం సత్రాలలో పడుకుంటారు ఇది దొరకక. ఇలాంటివి అంటే నిజంగా అడ్వాంటేజే.
చాలా అడ్వాంటేజ్. ఆ! దొరకక చాలా ఇబ్బంది పడుతుంటారు. ఆన్లైన్‌లో అయితే ఆ! తర్వాత రూమ్ మాత్రం నలుగురు ఉండేంత స్పేషియస్ రూమ్. నేను ఒక్కడినే ఉండి, మంచిగా హాట్ అంటే హాట్ బాత్ చేసేసి, అలా తిరుమల వీ వీధుల్లో నడుచుకుంటూ ఆహ్, ఎంత మదరానుభూతి అంటే అది నిజంగా సెల్ఫ్ ట్రావెలింగ్. అంటే దేవుని దర్శనం చేసి ఆహ్, అంటే అక్కడంతా తిరుగుతూ...
హ్మ్. అవునండి. పీస్‌ఫుల్‌గా ఉంటుంది మీకు కూడా చాలా. హ్మ్. ఇంకా ఇలాంటి ట్రావెల్స్ చేసినప్పుడు మనకు మన గురించి ఒక్కొక్కసారి తెలియకపోవచ్చు. అప్పుడే డిస్కవర్ చేసిన మూవ్మెంట్స్ కూడా ఉంటాయన్నమాట. ఓహ్! నేను ఇలా ఉంటానా అని. అలాంటివి ఉన్నాయా అండి మీకు?
చాలా పీస్‌ఫుల్‌గా ఉండేదండి. ఆ! నిజమండి. నిజమండి. అవును. అవునండి. అంటే నన్నందుకు నేను డిస్కరేజ్ చేసేవానంటే నాకు. ఆహ్, నాకు కొద్దిగా చిన్నప్పటి నుంచో ఏంటో మరి వాతావరణం నేను కొద్దిగా ఎక్కువ ఎక్కువగా అందరితో కలిసేవాడిని కాదండి. అంటే ఒంటరిగా ఉండడము, 10తో అంటే ఎక్కు అంటే కలుస్తాను. మాట్లాడతాను గానీ, కొద్దిగా ఒంటరిగా ఉండడము నాకు కొద్దిగా ఇష్టమండి. అంటే ఎవరన్నా ఎందుకంటే, ఎవరైనా కొద్దిగా నేను సున్నిత మనస్తత్వంని. ఎవరైనా ఒక మాట అన్నా కొద్దిగా ఫీల్ అయ్యేవాడిని. సో, ఎందుకు వచ్చిన ఈ గొడవలు. సో, ఎందుకంటే మన క్యారెక్టర్‌ని అది ఇదిగా అంటారు. ఏదైనా కొద్దిగా కోప్పడ్డామను, కొద్దిగా కోప్పడ్డామనుకోండి, మన తప్పు లేకపోయినా వాళ్ళు తప్పున్నా మనము ఆహ్, ఏది మనని అన్నారని మనల్ని నిందలేస్తుంటారు. సో, ఇలాంటివన్నీ నేను కూడా చూసానన్నమాట. సో, ఇక మనుషులకి దూరంగా అంటే అంటే మనుషుల దూర దూరం ఉండదు ఉండ్డోదని కాదు. సొసైటీలో ఉండ్డోదని కాదు. సో, మనకు
హుహు. ఓహ్! అవును. ఓకే. హ్మ్. అవును. అవును. అవునవును. నిజం. కాదు కానీ ఇంకా ఒక్కసారయిన ఒక్కొక్కసారి లోన్లీ‌గా ఉండాలి అనిపించదు ఉంటుంది ఖచ్చితంగా. హ్మ్.
లోన్లీ‌గా ఆహ్, అనిపిస్తుంది కదండీ. మనకంటూ మనం లోన్లీ‌గా. సో, ఎవరు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. మన పనులు మనం చూసుకోవాలి. సో, ఇలా అనిపించినప్పుడు ముఖ్యంగా నేను సా దీంట్లో వెతుక్కునే ప్రయత్నంలో సోలో ట్రావెలింగ్ నాకు ఆహ్, అంటే దీన్ని నేను తను నేను డిస్కవర్ చేసుకోవడానికి ఈ సెల్ఫ్ సోలో ట్రావెల్‌ని ఎంచుకున్నానండి.
అవును. మంచిగా అనిపించొచ్చు.

చిన్నప్పటినుంచి ఏంటంటే చాలా వరకు కుటుంబంతో ట్రావెల్ చేస్తూనే ఉంటాము. అవి దేనికైనా సరే. అంటే గుళ్ళో‌కెళ్తూనే ఉంటాము. అలా అని ఆహ్, టూర్స్‌కెళ్తూనే ఉంటాము. అలా చాలా జరుగుతాయి ఫ్రెండ్స్‌తో అయినా అలా. కానీ సోలో ట్రావెలింగ్ చేసి ఎప్పుడైనా "మీరు ఇలాంటివి తీసుకొని మీ గురించి మీరు ఏదన్నా అనుకున్నారండి?" అంటే సెల్ఫ్ డిస్కవరీ అంటారు కదా! అలాంటివి ఏమన్నా చేశారా? హ్మ్.
అవునండి. అవునండి. ఖచ్చితంగా అండి. ఖచ్చితంగా అండీ. నేను అంటే చిన్నప్పటి నుండి మనము మా తల్లిదండ్రులతో ఆహ్, అటు ఇటు ప్రయాణాలకు వెళ్తూనే ఉంటాము. అయితే నాకు అంటే ఒక వయసొచ్చాక అంటే, నేను గ్రాడ్యుయేషన్ అయిపోయాక. సో, అప్పుడు మనకంటూ మనం సెల్ఫ్ మన కొద్దిగా ఆలోచనలు ఆహ్, ఒక వ్యక్తిత్వం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఇంటర్మీడియేట్ ఏ ఇంటర్మీడియేట్ ఉన్నంత వరకు ఏముండదు. పే అంటే పెద్దవాళ్ళు ఏది అంటే ఇంట్లో
అవు హుహు. అవును. అవును. చేంజ్ అయితాయి చాలా. అవును. <chuckles>
అవును. సో, పి అంటే మనకు 10థ్, 10థ్ ఇంటర్మీడియేట్ వచ్చేసరికి అమ్మ-నాన్న మాటలే వింటాం అప్పటి వరకు. మన సెల్ఫ్ ఐడెంటిటీ అంటూ ఏముండదండి. సెల్ఫ్ డిస్కవరీ అన్నపుడు మన మనల్ని ఆహ్, ఏంటి అంటే మనం అంటే ఏంటి అనేది మనకు తెలుసుకోలేం అప్పుడు. ఎందుకంటే, అప్పుడు డిపెండెన్సీ ఎక్కువుంటుంది
అవునండి. నిజం. తెలీదు కూడా మనకి. అవును. <chuckles> అవును. కచ్చితంగా అండి. డిపెండ్ అవుతూనే ఉంటాం.
సో, ఆ డిపెండెన్స్‌తో మనకు వాళ్ళు చదివిపిస్తున్నారు. మనం ఈ పని కచ్చితంగా చేయాలి. ఈ పని మనకు వాళ్ళు సం సంతృప్తిని ఇయ్యాలి. వాళ్ళ సంతృప్తిని ఇవ్వాలి. దాంతో పాటు మనం కూడా జీవితంలో ఎదగాలి. అదే ఉంటుంది.
అవును. ఒక రెస్‌పాన్స్‌బిలిటీ పెరిగిద్దంటున్నారు మీరైతే ఇప్పుడు. హ్మ్.
అవునండి. అవును. అయితే ఒక గ్రాడ్యుయేషన్ అయిపోయాక ఇంకా సెల్ఫ్ డిస్కవరీ. అంటే నాకు ట్రావెలింగ్ అంటే ఒక రకమైనటువంటి మక్కువేర్పడిందండి. నేను చాలా వరకు బ్లాగ్స్ చూసేవాడిని. బ్లాగ్స్ కావని, యూట్యూబ్ యూట్యూబ్ ఇలా కూడా చూసారా చాలా మంది ఇన్‌ఫ్లూ‌యన్సర్స్ కూడా వచ్చేసారు. యూట్యూబ్‌లో కూడా ఇన్‌ఫ్లూ‌యన్సర్స్ చాలా వచ్చేసారు. సోలో ట్రావెల్ చేయడం ఇలాంటివి ఆ! నిజంగా అబ్బా జీవితం అంటే ఇది కదా అన్నట్లు అంటే అది కూడా అట్రాక్ట్ చేస్తుంది. కనిపించేది. కాకపోతే నాది కొత్తగా అంటే నేచర్‌తో పాటు నేను ఎక్కువగా ఇండివిడ్యువల్‌గా ఆహ్, దేవాలయాలకు వెళ్లడం వెళ్లడం అటువంటిది నాకు కొద్దిగా మక్కువ ఆహ్, తెచ్చిందండి. అంటే అక్కడకి వెళ్ళడం, దర్శించుకోవడం.
హ్మ్. హ్మ్. ఓకే. ఆ! ఇన్‌స్టా‌గ్రామ్. అవును. చాలా మంది. అవునండి. వాళ్ళని చూస్తే అనిపించేదన్నమాట. హ్మ్. ఓహ్! అవునా! అంటే దేవాలయాలకు వెళ్ళడం అనేది మీకు చాలా ఇష్టమై ఉంటుంది. ఇలా చెప్తున్నారంటే. <chuckles> హ్మ్.
ఒంటరిగా. ఒ ఒక్కడినే వెళ్ళేవాణ్ణినండి. ముఖ్యంగా ఎక్కువ అంటే తిరుపతికెళ్ళేవాడినండి.